చిన్నప్పుడియంటే, ఇదా 'మిస్సమ్మలో,' 'అప్పు జేసి పప్పు కూడు' ఈ సినిమాలో పాటలన్నీ చాలా బావుంటాయి. 'దొంగరాముడు' సినిమాలో పాటలని
అన్ ఆ! 'మిస్సమ్మలో' మీకిష్టమైన స్ పాటేంటండి?
ఆడువారి మాటలకూ అర్థాలే వేరులే.
<laughs> ఆ! ఆ! మీరు నిజంగా మీరు నిజంగా ఆడవారనిపిచ్చారండి. అంటే, ఆ 'మిస్సమ్మ' సినిమాలో అన్ని పాటలు బావుంటాయి.
అన్ని పాటలు బావుంటయండి. తర్వాతా ఉన్నదున్నట్టు చెప్పానంటారా? అ
ఖచ్చితంగా. అంటే, నిజంగా మీరు ఆడవారు అనిపిచ్చారు. ఖచ్చితంగా మీకు ఆ పాటా, నాకిష్ నచ్చుతుంది అని జెప్పి. నిజంగా
ఆ! అంటే, పాటలన్నీ బావుంటయండి, నిజం జెప్పాలంటే. ఆ!
చాలా వరుకు. అద్ అంటే, నాకా సినిమా నాకు చాలా ఇష్టవదీ.
ఆహాహా!
హ్మ్. 'మిస్సమ్మ' సినిమా నాకు చాలా ఫేవరెట్‌ సినిమా అది. దాంట్లో నాకిష్టమైన పాటొచ్చేసీ, 'బృందావనమని అందరిది' అనివ
ఆ! బృందావనమది అందరిది. అవును. వ అందులో పాటలన్నీ బావుంటయండి.
ఆ ప్ ఆ! ఆ పాట నాకు భలే ఇష్టం. అంటే, ఆ మ్యూజిక్కు ప్లస్సూ ఆహ్, యాక్టర్స్ వేసే ఎక్స్‌ప్రెషన్స్ గానీ, భలే ఉంటయి.
అవును. అవును. ఆ! చక్కగా పట్టు పరికినీ యేసుకొనుంటదిలేండి, జమున, అమాయకంగుంటది. బాగా గారాబంగుంటది అందులో ఆహ్, హ్మ్, ఆ మాటలు కానీయండి.
హ్మ్. అవును. అంటే నాకా నాకా అంటే నేను ఆ పాటేవనా చెప్తారనుకున్నానే 'మిసమ్మలో.' ఇంకా చాలా పాటలు
నాకు నేనూ 'రావోయి చందమామ' బాగా అది హైలైట్ గదా అన్నిటికన్నా.
అది హైలైట్. అది బాగా హిట్టయింది అప్పుట్లో. ఇప్పుడు గూడా అదే కా అదే చాలా మందికీ అంటే, ఎవరైనా కపుల్స్ గురించి, జంటలు గురించి మాట్లాడాలంటే, ఫస్ట్ ఆ సాంగే బెట్టుకునేలాగా ఉంటుంది.
ఆ! అవును. అవునవును. అవును. ఆ! ఆ పాటలు బావుంటయి. 'దొంగరాముడు' అలా అన్నీ ఎక్కువ, ఎక్కువ నేను చూసినియన్నెక్కువ మూవీస్‌లో గానీ, పాటలు గానీయండి, నాకా అవ్ అవే గుర్తొస్తయి. అవే చూశాను. ఎందుకంటే, అవే పెట్టేవాళ్ళు మా నాన్నగారు. ఇంగ నే మేవూ ఇంకయి, అవే చూసేవాళ్ళమనమాట. ఆహ్, బావుండిద్ ఏ దాని సాహిత్యం గానియ్యండి మ్యూజిక్ పరంగా అవి బావుంటాయి. ఇంక అవి మళ్ళీ ఇంకోటి చెప్పుకోదగ్గదే పాత సినిమాలు ఫ్యామిలీ అండి చక్కగా. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌‍ కదా! ఆ! అందరు కలిసి కూర్చునేదుండిద్ది. ఒకవేళ మధ్యలో విలన్ రావచ్చు, ఫైటింగ్లు గానీయండి, విడిపాటు ఇప్పుడు ఆహ్, 'తోడికోడళ్ళు'
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! చాలా బాగుంటాయనే. అండ్ ఈ అవును. హ్మ్. అయన్నీ సినిమాలన్నాకు ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి.
ఆ! 'తోడికోడళ్ళు' సినిమా ఉండిద్ది. హ్మ్, నాగేశ్వరావుది చాలా బావుండుద్ది. అది గూడా మా ఫేవరెట్టూ, ఫ్యామిలీ ఫి పిక్చరని జెప్పాలది. అందులో ఆహ్, అంతా అసలా తోడి కోడళ్ళే ఆహ్, భలే ఉంటారు, భలే అక్కచెల్లెళ్ళు, సొంత ఒక తల్లికి బుట్టినా ఆహ్, అక్కచెల్లిల్లాగుంటారు. తర్వాతా విలనొచ్చీ, వ్ వేరు జేస్తారు, వేరే ఊళ్ళె ఊరెళ్ళిపోతారు. తర్వాత మనస్పర్ధాలు తొలగిపోతయి, మళ్ళీ కలుసుకుంటారు, శుభం బడిద్ది. కానీ ఇప్పుడు, ఇప్పుడు సినిమాల్లో అలా కనీసం ఆహ్, మనస్పర్ధాలు తొలగిపోయినట్టుగా గానీండి, లేదా ఆహ్, వాళ్ళ మంచితనం వీళ్ళు తెల్ అలాంటియసలిప్పుడేం లేదు. ఒకా శుభం ఎండింగేం లేదు. అది ఎక్కడ స్టార్టవుతుందో తెలీదు, ఎందుకు ఎండవుతదీ, మధ్యలో పాటెందుకచ్చిద్దీ, ఆ పాట అర్థవేంటి, ఏదీ తెలీదు.
అవును. హుహు. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అస అంటే <chuckles> హ్మ్.

ఇప్పుడూ నేను 'మహేష్ బాబు.' <laughs>
<chuckles> తరం మారింది జనరేషన్‌కి ఆ! తండ్రి తండ్రే, కొడుకు కొడుకు హీరో ఫేవరెట్ ఆ!
ఆ! అంతే అంటే ఆ! అంటే ఆయన <sniffs> గుస్ 'సూపర్ స్టార్ కృష్ణ' గారి సినిమాలు చూసేవాడు. ఆయన సినిమాలు కూడా భలే! ఉంటాయండి అసలు. పాటలు భలే! ఉంటాయి.
ఆ! అవును. అన్నీ స్ ఆ! హిట్ సినిమాలు కదండీ! ఆయినయి. నిజంగా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. బ్లాక్ అండ్ వైట్ కలర్ సినిమానిది ఆయనది ఫస్ట్ సినిమానే మా నాన్నగారూ ప పద్దాక టీవీలో వచ్చినప్పుడల్లా చెప్తా ఉండేవాళ్ళు. తేనె మనసులు 'కృష్ణ' గారిది ఫస్ట్ సినిమా 'తేనె మనసులు'. హ్మ్. అందులో అసలా ఆహ్, భలే! కలర్ గాను చాలా యంగ్‌గుంటారు. ఆహ్, యా యాక్టింగ్ కూడా కరెక్ట్‌గా ఉండదసలందులో అంటే అంత ఫస్ట్ కదా! యాక్టింగ్ కరెక్ట్‌గా రాదు. కానీ ఆహ్, ఆయన మూమెంట్స్ కానీయండి ఆయన డైలాగ్ డెలివరీ ఎంత నవ్వొచ్చిద్దో చూస్తే నేను. నేను నవ్వుతున్నా మా నాన్నగారు చెవుతున్నారు. ఆహ్, అమ్మ ఇది చూడు ఇది 'కృష్ణ' ఫస్ట్ సినిమా ఇది ఇది ఫస్ట్ సినిమా మాత్రమే కాదిది కలర్‌లో ఫస్ట్ సినిమా. మన తెలుగులో బ్లాక్ అండ్ వైట్ అన్నీ బ్లాక్ అండ్ వైటే 'కృష్ణ' వచ్చిన తర్వాతే 'కృష్ణ' తీసుకొచ్చాడు కలర్ సినిమా ఆ!
హ్మ్. హుహు. తెలుసు, తెలుసు. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <sniffs> ఆవును. కలర్లు తీసుకొచ్చి కలర్ సినిమా చేసింది ఆయనే ఫస్ట్ చాలా ఉన్నాయి ఆయనికి జేసినయితే.
డేరింగే జేస్తారు. 'కృష్ణ' గ బాగా డేరింగ్ అండ్ డాషింగ్ అయినా ఆహ్, 'అల్లూరి సీతారామరాజు' కూడా రామారావు తీద్దాం అనుకుంటుంటే 'కృష్ణ' తీసేసాడు. అని అలా సినిమా విశేషాలు చెవుతూ ఉంటారు. కానీ అందులో ఆహ్, ఒక సాట హీరోయిన్‌ని పిలుస్తాడు 'కృష్ణ.' ఎంత ఎన్ నవ్వొచ్చిదండి నాకైతే అది పాపం ఎలా ఉంటదంటే చిన్న పిల్లలు పిలుస్తారే ఆ! పలకపోయినా పిలుస్తారు చూసారా! అలా అలా అనిపించిద్ది నవ్వొచిద్ది. ఆయన రా చక్క 'కృష్ణ' చాలా చ చక్కనైనా యాక్టింగ్ గానీ
హ్మ్. హ్మ్. ఆ! <chuckles> అవునవును. ఆహా! హ్మ్. ఇలాగే ఈనాన్ ఇంట్ ఆహ్ 'నాగేశ్వరరావు' గారు సినిమా ఒకటుంటది 'డాక్టర్ చక్రవర్తి' అని అనుకుంటా! దాంట్లో ఒక సాంగ్ వస్తదండి. సావిత్రి గారు పాడుతుంటారు ఆ పాట.
ఆ! ఆ! ఆ! వీణ వ వీణ వాయిస్తు వాడతారు గదా!
ఆ! హ్మ్. అంటే నేను పాడితే అది తప్పులొస్తాయని చెప్పి పాడట్లేదది సాంగ్
పడ ఊరినే ఫస్ట్ లైన్ జ్ఞాపకం చేయండి చాలు. మొత్తం ఇ ఆ! ఇదీ కన్వర్జేషనప్పుడేమవుతుందంటే మాట్లాడుకుంటుంటే ఆహ్, స్ట్రక్కయిపోతంది మైండ్. అప్పుడికప్పుడు గదా!
అదే రావట్లేదు. అదే అందుకనే హ్మ్. బోదు హ్మ్. అంటే ఆ పాట భల్ ఆ పాట వింటుంటే చాలా మైండ్‌కి పీస్‌ఫు‌ల్‌గా అనిపిస్తది నాకు. అంటే ఈ పాత పాటలు విన్నప్పుడు మా నాన్నతో మా నాన్నతో మేము నేను మేమందరం కూర్చొని మా నాన్నతో కబుర్లు చెప్పుకునే రోజుకి నేను వెళ్ళిపోతాను.
అదేలేండి. అదేలేండి. ఉంప అవునవును. అంతే గదా అంతే కదా! మరి కరెక్ట్.
హ్మ్. మీకు అలాంటి ఏ పాట వింటే మీ నాన్నతో ఉన్నట్టు ఫీలింగు గుర్తొస్తది?